ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి దుస్తువులు వేసుకోవాలని ఉంటుందండి. ఎందుకంటే ఒక మనుషులుగా మనకి ఎప్పుడూ ఆశపడుతూ ఉంటామండి. అది సహజమండి. అయితే మీరు మంచి దుస్తువులు వేసుకుని, రోజు మీకు ఎలా మార్చింది, ఏమైంది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు "నేను ఒక్క రోజైనా అలా బ్రతకాలిరా! ఆ బట్టలేసుకొని బ్రతకాలిరా! అలా జీవించాలిరా" అని అనుకుంటూ ఉంటామండి. కానీ దేవుడు ఏమి మనకి ఇలాగే రాసిపెట్టాడా? నాకు ఇలాగ అనుకుంటే. కొన్ని మనుషులు తన అంతట ఆళ్ళే చేసుకుంటారు. కొన్ని ఏంటంటే, దేవుడేమో మనకు ఇంతే ఇచ్చాడు ఇక్కడి వరకే ఇచ్చాడేమో, అని అనుకుంటారండి. కొంతం ఆశలకి అడియా ఎక్కువైపోయి వెళ్ళిపోతారండి. అత్యాస అంటారు చూడండి. అలా వెళ్ళిపోయి అలా జీవించేయాలని, తర్వాత తిప్పలు పడతారండి. అప్పులు చేసి తిప్పలు చేస్తా అబోయిచి పప్పన్నం పెట్టి తిప్పలు పడతా ఉంటారు.
అవునండి. ఆ! ఆ! <giggles> అవునండి. అవును. <giggles> అవునండి. అ! అవునండి.
అయితే కొన్ని మంచివి ఉన్నాయి, చెడు ఉంది. అయితే మంచి దుస్తులు మీరు రోజు మొత్తాన్ని మార్చగలిగిందా లేదా? మీ అనుభవం ఏమన్నా ఉంటే మీరు చూసిన విషయాలుంటే మాతో పంచుకోగలరా?
తప్పకుండా, తప్పకుండా! ఆహ్, అంటే ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్సింగ్ అనేది. మనకి డ్రెస్సింగ్, డ్రెస్సింగ్ విషయానికొస్తే అండి. మెయిన్‌గ నాకు తెలిసినంత వరికీ కంఫర్ట్ అని నేను అనుకుంటానండి డ్రెస్ విషయంలో అయితే. మనకి కంఫర్ట్ డ్రెస్ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం అనిపిస్తుందండి ఆ రోజు. అంటే కంఫర్ట్ విషయానికి వస్తే అంటే, బిగుతగా ఉండకూడదు అని ఉంటా అంటాం కదండీ! అంటే టైట్‌గా ఉండొద్దు. హ్మ్. కంఫర్ట్ అంటే అసౌకర్యంగా కనిపించొద్దు. ఆహ్, చూశే ఎదుటి వాళ్ళకి ఆహ్, గుడ్ అనిపియాలి. అంటే ఏ గలీజుగా కనిపియద్దు గుడ్ బాగుంది డ్రస్సు. మనకు నడిచేటప్పుడు కూర్చునేటప్పుడు కూడా అండి టెన్షన్ టెన్షన్ పడొద్దు అని నాకనిపిస్తది. కొంతమందికి కొంచెం టైట్ డ్రెస్ గాని, కొంచెం లూజ్ డ్రెస్ ఉంటే ఆ మనసు మొత్తం "నా డ్రెస్ ఈరోజు టైట్ అయింది, నా డ్రెస్ ఈరోజు లూజ్ అయింది లూజ్ అయింది" అని ఫీల్ అయితరండి. పెద్ద మంచి, మంచి మీటింగ్స్, మంచి, మంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు అలాంటివి చూసుకోవద్దండి మనం. అంటే ఆ! ఆ! ఆ!
ఓకె. ఓకె. అవునండి. అవునండి అవును. అవునండి అవును. అవునండి. అవునండి. అయితే ఇక్కడ నేను నేను చూసిందండి సహజంగా. ఇప్పుడు అమ్మాయిలు ఒచ్చినప్పటికండి వేసుకున్న కూడా బాగా వేసుకుంటారండి బట్టలు. ఆళ్ళకి టైట్ అయిందని తెలుస్తదండి.
అవునండి. <chuckles> అవునండి.
టైట్ అయిందని తెలిసిన తర్వాత, ఈ టైట్ అయి అయినా ఎళ్ళిపోదాం అనుకుంటాం. ఎందుకంటే బ్ డ్రెస్ బాగుందని చూస్తారండి. పది నాకు బాగుంది 10 మంది నన్ను చూస్తారనుకోండి. తర్వాత అది 10 మందిలోకెళ్ళిన తర్వాత ఎంతో ఇబ్బంది పడతారండి.
<chuckles> అవునండి. అవును. అవును. నిజంగానండి.
అప్పుడు ఈ దీన్ని ఏమంటారండి మీరు?
ఖచ్చితంగానండి. అంటే మనం చూడాల్సింది డ్రెసింగ్ బ్యూటిఫుల్ అప్పియరెన్స్ నన్ను, ఒక 10 మంది చూడాలి, అనే విధంగా మనం వేసుకోవద్దండి డ్రెస్ అంటే. డ్రెస్ అంటే, మనకి కంఫర్ట్‌గుండాలి. మనం అంటే మీకొక విషయం తెలుసా అండి! మనము ఏదన్నా మన గర్ల్ విషయంలో అయితే, డ్రెస్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఆపోజిట్ పర్సన్‌తో మనం డేర్‌గా ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలుగుతాం అండి. ఆటోమేటిక్‌గా మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతదండి. న ఈ రోజు నా డ్రెస్ నా ఫిట్ అన్ నా ఫిట్టింగ్ మొత్తం ఫిట్ నేను బావున్నాను అని కరెక్ట్‌గా సెట్ అనేసేసి ధైర్యంగా వెళ్ళి మాట్లాడతారండి. అది నేను నాలో నేను చాలా అబ్జర్వ్ చేశానండి. కొన్నిసార్లు కొంచెం నార్మల్ డ్రెస్ కొంచెం టైటో, లూజో అయితే అమ్మా! వెళ్ళాలా, ఇప్పుడు అవసరమా, ఈ సార్ ఈరోజే పిలిచిండా నన్ననట్టు ఫీలయితామండి అసలు. అ అ ఆ! అలా! అంటే
ఓకే. అవునండి. అవును. ఓకే. అవునండి. అవునవును. అయితే, ఇప్పుడు ఈ ఈ బట్టలనేది మన కంఫర్ట్ చూసుకోవాలి గానీ, ఎదుటి వాడి కంఫర్ట్ చూసుకొని మనం వేసుకున్నప్పుడు మనమే ఇబ్బంది పడతామని, ఎవరు గ్రహించట్లేదండి.
ఆహ్, అదే, అదే అవునండి. అవునండి. కానీ, మనం కంఫర్ట్ చూస్తాం. మీరు అన్నట్టు కంఫర్ట్ కూడా చూసుకోవాలండి. కొన్ని సార్లు గూడా ఇప్పుడు <smacks lips> మన డ్రెస్సింగ్ విషయంలో ప్రొఫెషనల్ లైఫ్‌కొస్తే అంటే ఆహ్, ప్రొఫెషనల్‌గా రెడీ అవ్వాలి. ఫార్మలేయాలి అంటారు కదండి. <smacks lips> ఫార్మల్ అంటే, అంటే జీన్స్ యేయొద్దు. బాయ్స్ విషయానికొస్తే. గర్ల్స్ విషయానికొస్తే కూడా జీన్సెయ్యొద్దు, సింగిల్ పీసులెయ్యొద్దు, ఫార్మల్ కుర్తా సెట్టెయ్యాలి. మంచి, మంచి ఫార్మల్‌గా ఉండాలి డ్రెస్ గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా అన్నట్టు అంటారు కదండీ! అంటే అది అది కూడా కరెక్టేనండి. ఫార్మల్ అనేది మన, మన ఇండియన్ వుమెన్స్ అయితే మంచి చీరలో, పట్టు చీరలో వస్తే ఎంత బావుంటది అన్నట్టు అది కూడా ఫార్మలే అండి. అది ఏసుకోచ్చు. ఫార్మల్ విషయానికొస్తే ఖచ్చితంగానండి ఫార్మల్ ఫిట్ అనేది, బట్, మనం చాలా తెచ్చుకోవాలి ఫార్మల్ ఫిట్. అంటే కొంతమందికి ఫార్మల్‌లో ఎవరికి వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుందండి లైట్ కలర్ షర్ట్ తె ఆ! ఆ ఆటోమేటిక్‌గా కొంచెం వైట్ గాని, కొంచెం ఎల్లోలో గాని, లైట్, లైట్ బ్లూలో వేస్తే, కొంచెం పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారండి. ప్రశాంతత ఒకటి, అమ్మ! బావున్నా అన్నట్టు. <chuckles> కొంతమంది బ్రైట్ కలర్స్ వేస్తారు చూడండి, పింకు గ్రీను అంటే, అది గూడా కలర్‌ఫుల్‌గా బాగున్న సంతోషంగా, ఉత్సాహం ఉంది అని, కొన్ని డార్క్ కలర్స్ ఉంటాయి చూడండి, ఏ బ్లూ, బ్లాక్ ఏస్తే గంభీరత అనేది వినిపిస్తుంది. అంటే, మనము ఆహ్, ఇప్పుడు ఎ ఎక్ కాలేజ్ విషయానికొస్తే కొన్ని ఫార్మల్స్ ఉంటాయండి. ఆహ్, హ్మ్, ఆహ్, ఆఫీస్ విషయానికొస్తే, కొన్ని ఫార్మల్స్ ఉంటాయి. అలాగే మీరన్నట్టు ఆహ్, ఫిజికల్ ఫిజికల్ ఫిట్టు ఫిజికల్ ఎక్సర్సైజ్‌కయితే కొన్ని, కొన్ని డ్రెసెస్ ఉంటాయండి. మళ్ళీ మనం ఫంక్షన్స్‌కైతే కొన్ని ఏయాల్సిందొస్తదండి. కుర్తా సెట్టు.
అయితే హ్మ్. ఓకే. అవునండి. అవును. అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవునండీ. అవును. అవునండి. అవునండి. అవును. అవునండి. ఒకప్పుడు ఇయన్నీ ఉన్నాయండి అసలా! ఇప్పుడు ఏమంటున్నారంటే, ప్రతిది ఇది పార్టీ వేరు, ఇది ఫంక్షన్ వేరు, ఇది ఆఫీస్ వేరు. <chuckles> నాకు అసలు నా నా చిన్నప్పుడండి ఒక బట్టలు కొనుక్కున్నామా, అది పుట్టిన రోజుకెళ్ళొచ్చు, పెళ్ళికేసుకెళ్ళొచ్చు. ఫా ఆఫీస్‌కెళ్ళొచ్చు. ఇలాగ అనుకునే వాడినండి. ఉప్పుడు అలా కాదండి! ఈ బట్టలా, ఫంక్షన్ వేర్‌కి, ఈ బట్టలు పార్టీ వేర్‌కి, ఇయి పెళ్ళి బట్టలు. ఇలాగ వచ్చేసినీయండి. నాకస్సలా ఏమాన్నాల నాకస్సలర్థం కాదండి ఇయన్నీనీ. అయితే మీరు, మీరు మీ జీవితంలో ఎవరినైనా చూసి, నేను అలాంటి బట్టలు వేసుకొని, నేను అలా జీవించాలి ఒక రోజైన అనుకున్నది ఏవైనా ఉందా అండి?
<chuckles> ఆ! ఆ! ఆ! అవును. అవునండి. నిజం. నిజంగా. నిజంగా. అవునా! <laughs> అవునండి. ఆ! హ్మ్, హ్మ్. నిజంగా! <laughs> కానీ, అంటే ఒక్క రోజైనా అని కాదు నాకు ఫార్మల్ చాలా ఇష్టం అండి. అంటే, ఇప్పుడు ఫంక్షన్ ఒక ఫంక్షన్‍‌కి వెళ్ళానండి. ఫంక్షన్‌కి వెళ్తే అమ్మాయి చాలా చక్కగా, మంచిగా ఎసుకుందండి. అంటే, హెవీ డ్రెస్సింగ్ లేదు ఆమెది, సింపుల్, సింపుల్ పట్టు శారీ కట్టేసు ఫంక్షన్ అంటే, ఇప్పుడు ట్రెడిషనల్‌ లుకొస్తుంది గదండీ! నేను అమ్మాయిని గాబట్టి, ట్రెడిషనల్‌గా చాలా చక్కగా రెడీ అయిందండి. ముక్కుపుడక, ముక్కుపుడక పెట్టింది తను, కమ్మలు వేట్టింది, ఎవరీథింగ్ పెట్టింది. బట్, సింపుల్‌గా బావుందండి తను. నాకు ఆ విధంగా ఒక్క రోజైనా రెడీ అవ్వాలని నాకనిపించిందండి. నేను ఒక ఫంక్షన్‍కేళ్ళాను. ఆ ఫంక్షన్‌లో చూశానది. ఇప్పడికి నేను సైడ్ నుంచి ఆమె పిక్ తీసుకొచ్చానండి, అలా రెడీ అవ్వాలి అని అండి.
ఓకే. ఓకే. అవునండి. ఓకే. ఎలా అంటే, కొంతమంది ఈ పంక్షన్‌లో నండి అలాగే ఎళ్ళి ఆహ్, నువ్వు ఈ శారీ ఎక్కడ కొన్నావు, భలే ఉన్నావు, బా రెడి అయ్యావు, ఎక్కడ చెప్పు, నేను వెళ్ళొత్తాను అనే అంటారు. అలాగే ఎళ్ళలేదండి, మీరు అడగలేదా?
అవునా? <chuckles> ఏయ్ ఖచ్చితంగా అండి. నాకు, నాకిష్టమున్నది నేను ఖచ్చితంగా అడిగేస్తానండి వెళ్ళి, నాకు అసలు సిగ్గే ఉండదు. పక్కన, పక్కన వాళ్ళ దగ్గర ఒక 2 నిమిషాలు కూర్చొని తినడము లేకపోతే, 2 నిమిషాలు హాయ్ హౌ ఆర్ యు అనుకుంటా మాట్లాడడము, నాకు దెల్వనోలాయిన సరే అండి. నాకు కొంచెం బట్టలు పిచ్చి ఫుల్ అండి, అవి నచ్చితే తెలుసుకుంటా. ఆ! ఇది బాగుంది, ఎక్కడ కొన్నారండి, చాలా బాగుంది, ఎందులో కొన్నారు, అని కూడా అడిగిస్తానండి మెల్లమెల్లగా నేనైతే. జ్యువెల్లరీస్ గూడా అడిగిస్తానండి అలానే. ఖచ్చితంగా నేను అడిగానండి. నేను అన్నాను కదా! నేను ఫోటో తీసుకొచ్చిన ఆమెని. ఆమెని గూడా చెప్పే అడిగే తీసుకొచ్చానండి. హ్మ్. ఎక్కడ కొన్నావు శారీ బావుంది కలర్ కాంబినేషన్ గానీ, ఆహ్, నువ్వు సెట్ జేసిన జ్యువెల్లరీస్ కానీ, చాలా చక్కగా ఉన్నాయి మంచిగా అనిపిస్తున్నావు సింపుల్ అండ్ ఫ ఫంక్షన్‌ లుక్ బావుంది అన్నట్టు. ఒక పిక్ కూడా తీసుకున్నానండి నేను. వెళ్ళి అడిగే తెచ్చుకున్నాను ఆమె దగ్గర నుంచి.
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ట్రై చేసారా మరి అలాగా?
ఆల ఆహ్, చేయలేదండి, చేస్తాను, ఖచ్చితంగా చేస్తా. నాకూ <giggles> నాకు చాలా ఇష్టమండి, అది నచ్చింది నాకామేషిన డ్రెస్సు. చేస్తానండి అంటే, నేను ఫైనాన్షియల్‌గా స్ట్రాంగయినప్పుడు, అది చేద్దామని ఫిక్సయినానండి. <chuckles>
ఓకే. ఓకే. ఓకే. అయితే, కొన్ని సందర్భాల్లో మీరిప్పుడు ఫైనాన్షియల్‌గానే అనుకుంటున్నారు, మీరు.
అవునండి.
కొంతమంది, అప్పు చేసి మరి చేసేస్తారండి.
అవును నిజమండి. నిజం. నిజం ఖచ్చితమ
అ అంబుడు ఎలాగని చెప్పనా, అది, ఆ డ్రెస్సేసుకుందే, నేను కొనలేననుకుంటుందా! నేను కొనేస్తా. కొని చూపిస్తానంటారండి. అలాగా, అంటే నేను జరిగినియి చెప్తున్నా. మీరలాంటియి ఏమన్నా చూసారా?
<chuckles> అవునా! ఆ! అహాహా! నేను చూడలేదు గానీయండి, అంటే, నేను జేయనండి అలా, అప్పులు జేషి మరీ ఫంక్షన్స్‌కి. అదీ య
అహా! మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ బంధువుల్లో గాని, స్నేహితుల్లో గాని ఎవరైన.
ఆ! ఆ! చూశాను. చూశానండి, చూశానండి బందుల్లో, మా వదిన ఉంటుందండి. ఆమె, అసలు ఇప్పుడు ఫంక్షనొస్తుందంటే, కంపల్సరీ షాపింగ్ చేస్తందండి. అంటే, ఫంక్షన్‍లో వ్యక్తిత్వం చూపించేలా అంటే, ఆ! హ్మ్, <smacks lips> స్టేటస్ జూపెట్టాలి. స్టేటస్సు ఈ డ్రెస్యేసుకుంటే, స్టేటస్ పెరుగుతది అన్నట్టు, అందరొస్తారు ఫంక్షన్‍కి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తదండి ఆమె. పైసలు లేకున్నా అండి ఇంట్లో, అసలు అప్పు జేషైనా సరే! మంచి శారీ ఓ 5, 6 వేల చీరనే కొనాలి నేను, ఈ ఫంక్షన్‌కేసుకోవాలని గూడా గొడవ బడుతుందండి, మా అన్నతో అయితే. లేకున్నా సరే, మా అన్న ఇవ్వాలి. ఈ కలరే గావాలి నాకు, ఇదే అలంకరణ గావాలి, ఈ విధంగానే నే ఇదే నేనెంచుకున్నాను, సరిగ్గా ఇదే బావుంటుంది <chuckles> అన్నట్టు గూడా, ఆమె అంటదండి, నేను చూషాను నేను. కానీ అది రాంగండి అది, అసలు. ఆహ్, లేనప్పుడు మనము, ఎందుకండి ఇంతప్పులు జేషి మరీ చేసుకొని, ఒక్కరోజు అదేదో అంటరు గదండీ, ఒక రోజు పెళ్ళికి మీసాలు తిప్పిచ్చురని, మన పెద్దోళ్ళు సామెతలు చెప్తారు చూడండండి.
ఓకే. ఓకే. అవునండవును. ఒక రోజు ఆనందానికండి. <chuckles>
ఆ! ఒక రోజు ఆనందానికి, ఎందుకండి అదంతా. ఒక్కరోజు ఆనందం కోసం, జస్ట్ నార్మల్‍గా, మన దగ్గరున్నవేసుకుంటే, అంటే కొంతమంది ఫంక్షన్స్‌లో అలా డ్రెస్సింగ్ అదీ ఇది అంటారు గానీ అండి, మన మనం మన మనసు బాగుండి, మనం మాట్లాడే కన్వర్జేషను, వేరే వాళ్ళతో మెలిగే దాన్ని జూస్తే, డ్రెస్సింగ్ ఎవరు చూడరండి అసలు. మంచి మనిషి <chuckles>
అవునండవును. ని నిజం చెప్తానండి. ఇప్పుడు మనం ఒక మంచి డ్రెస్సు, మంచి అదండి ఓహ్, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుందంటారా?
లే లేదండి, లేదండి లేదు. అది జస్ట్ ఔట్ సైడ్ అపిరియన్సే నండి. అంటే డ్రెస్సింగ్ ఇప్పుడు ఒక కొంతమంది ఉంటారండి. బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద, పెద్ద డ్రెస్సులు ఉంటే బాగా కాస్ట్లీ డ్రెస్ వేస్తా. కానీ వాళ్ళకి పక్కనోళ్ళతో ఎలా మెలగాలో కూడా అర్థం కాదండి. అంటే వాళ్ళకి సాంప్రదాయాలు, ఆచార్యాలు ఆచారాలు కానీ అంటే పక్కనోళ్ళని ఎలా హర్ట్ చేయాలి, అంటే డబ్బు ఉందని గర్వం ఒకటే ఉంటుంది వాళ్ళ దాంట్లో కనిపిస్తే ఎత్తి ఎత్తి కొడతదండి ఆ గర్వం అయితే. హ్మ్. అంటే హెల్పింగ్ నేచర్ ఉండదు వాళ్ళకి. ఏదో మాకే ఉంది, మాకే ఉంది అని జుబి అది వేస్ట్ అండి. నాకు తెలిసినంత వరకి బాగా డ్రెస్ ఏసినంత మాత్రం అంత చూపించాలి లెవెల్ చూపించాల్సిన అవసరం లేదు కదండీ. మనము మనకున్న డ్రెస్సునే అండి. చక్కగా మురికి లేకుండా, మడతలు లేకుండా, చెమట వాసన లేకుండా, <chuckles> క్లియర్‌గా ఉతికేసి మంచి ఐరన్ చేసుకో చేసుకొని శుభ్రంగా వేసుకున్న మంచి ఫీల్ ఉంటుందండి. చాలు మనకి ఆ! బట్టలను చూసి అంటే కొంతమంది బ్రాండ్, బ్రాండ్ అంటారు కదండీ! బ్రాండ్‍లో ఏముంటుందండి అన్నన్ని డబ్బులు పెట్టి వేసి చూడటానికి చక్కగా ఉంటే చాలండి. చూడ్డానికి చక్కగా ఉండే మన మనలో మనకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది కదండీ. ఈ సందర్భంలో అయినా డ్రెస్ వేసుకున్నప్పుడు, దాని నుండి మంచి ఫీలింగ్ రావడంతో మనం ఎవరితోనైనా కరెక్ట్ మూడ్‌లో మాగా మాట్లాడగలుగుతాం అనమాట. అవతల వాళ్ళతో ఏ ఏ విషయంలోనైనా సంతోషంగా, నవ్వుకుంటూ, మన చిరునవ్వు మన మన భావాలను పంచుకుంటూ మన మనసులో ఉన్న సంతోషాన్ని పంచుకుంటూ మంచిగా మాట్లాడుతామండి. ఈ ఈ పైసలు ఉన్న వాళ్ళు కొంతమంది చూపెడతారు చూడండండి ఫంక్షన్‌లో ఏమి వేస్తుంటారండి వేషాలే వేస్తుంటారండి. అవి చూస్తేనే <chuckles>
ఆ! అవునండి. అవునండీ. అవును. అవునండి. అవునండి. అవును. అవునండీ. అవును. ఆ! అవునండి. అవును. అవునండి. అవునవును. <giggles> అయితే! మీరు ఇప్పుడు చూస్తే. ఒకప్పుడు ఇప్పుడు మా అమ్మగారు, మా అమ్మమ్మగారి కాలం చూస్తే వాళ్ళు ఇప్పుడు ఈ పెళ్ళికి ఈ సీరకట్టుకేళ్ళారనుకోండి. మళ్లొచ్చినా అదే మళ్ళీ ఏదైనా పెళ్ళి తగిలినా అదే సీరకట్టుకెళ్తారు. అయ్యో! నేను సీ ఏ సీర కట్టుకున్నాను కదా! మళ్ళీ సీర అలాగా ఉండదండి.
అవును. అవును. ఖచ్చితంగానే
అసలాల్లూ ఎన్ని సార్లు కట్టుకున్నా అ! ఏ చీర నాకేంటి? నేను ఇప్పుడు కొంతమంది ఏంటి చెప్పనాండి, మా అమ్మగారినే తీసుకోండి. "ఏంటి? నాకు మనవలు పుట్టేసారు, నన్ను ఇంకా రంగేసుకో అదేంటి, ఇలాంటి చీరలు కట్టుకోమంటే." మా అమ్మగారు మేకప్ వేసాకోరు కానండి, "ఇలాంటి చీరలు కట్టుకోమంటావా? నేను కట్టుకొను నాకు మనవలు పుట్టేసారు" అంటారండి. ఇప్పుడు మా మా అమ్మకి మనవళ్ళు పుట్టేహారని జడ వేసుకోదండి సరిగ్గా. "అగో ఇంకా మనవళ్ళు పుట్టారు చూడు" ఇలా అంటారు, కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళండి అలా <chuckles> లేరండి.
ఆ! ఓహ్, ఓకే. ఆ! అవును అవునండి. ఖచ్చితంగా. అవునండి. అవును. అవును. నిజమే.
వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు ఉన్నోళ్ళు కొంతమంది ఏంటంటే, వాళ్ళకి మనవళ్ళు పుట్టి, పెళ్లై కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయినా సరే ఇప్పుడు కొంతమంది అంటే కూతురి కన్నా తల్లే ఎక్కువ బా రెడీ అవుతుందిరా అన్న ఈ సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటివి?
హ్మ్. ఆ! ఖచ్చితంగా. ఆ! చూశానండి, ఒక పెళ్ళిలో మా ఇంటి పక్కన, ఒక పెళ్ళి అండి, ఆ అమ్మాయిది. వాళ్ళ కూతురిది పెళ్ళి అండి. ఆమె ఆమె రెడీ అయ్యింది చూసి వాళ్ళ తల్లి అంటే, ఇప్పుడు మా అమ్మ ఉంటుందండి, "నాకేంది నా పిల్లలు రెడీయితే చాలు నాకు అదే సంతోషం" అంటుందండి. మా నాన్నమ్మ గూడా "నాకేందే నేను ముసలి దాన్ని మిమ్మల్ని చూసి ఆనందపడతాను నేను. మీరు మంచిగా ఉండాలి" అంటారండి. మా నాన్నమ్మ. మా తాతయ్య గూడా "నాకెందుకులేరా మీరు వేసుకోండి" అంటాడు. మా డ్యాడీ ఈ విషయానికి వస్తే "నాకెందుకురా కొత్త బట్టలు, మీరు కొనుక్కోండి కొత్తవి. నేను నేను వైట్ అండ్ వైట్ నావి" ఉన్నాయి కదా, నేను అవే వేసుకుంటా నేను" అంటాడండి మా నాన్న. ఆహ్, అలా ఉంటుందండి. కానీ ఆమె ఆహ్, మా ఇంటి పక్కన ఒక ఆమె అయితే అండి, పెళ్ళిలో వాళ్ళ కూతురు కంటే ఈమెనే ఫుల్ రెడీ అవ్వడంతో పెళ్ళికి వచ్చిన మగ పెళ్ళి వాళ్ళు కూడా మాట్లాడుకున్నారండి. ఈమెకేంది ఇంత ఉంది, ఈమె ఇలా ఉందేంది. అంటే, మన డ్రెస్సింగ్ స్టైల్‌లో గూడా అమ్మ అమ్మ పాత్ర అనేది తెలుస్తదండి ఏ విధంగా <chuckles> ఉంటుందో అని. ఆ! ఆహ్, చాలా అనుకున్నారండి. "ఏంది ఈమె అలా ఉంది, ఏందీ వాళ్ళ కూతురు కంటే ఎక్కువ ర షో చేస్తుంది, ఆమె డ్రెసింగ్ స్టైల్ ఏంది అంత ఉంది, ఆమెకు అంత అవసరమా, వాళ్ళ కూతురు కంటే ఎక్కువ రెడీ అవ్వడం అవసరమా, ఇంత ఎందుకు" ఈమెకి అని వాళ్ళు వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారండి. హాట్ టాపిక్ పెళ్ళిళ్ళలో అయితే అవి. <chuckles> ఆ!
అవునండి. అవునండి. అవునండి. ఓకే. <chuckles> అవునండీ. అవును. ఓకే. అవునండి. అయితే, ఎక్కడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం చూసారులేదో చెప్పండి. ఆహ్, ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉండి. "ఏమె ఆవిడ మొన్న పెళ్ళికి అదే శారి కట్టుకొచ్చింది కదా. ఇప్పుడు ఇదే పెళ్ళికి ఇదే శారీ కట్టుకొచ్చింది. వేరే లేవంటావా?" అని వాళ్ళు మాట్లాడినవి ఏమన్నా ఉన్నాయండి?
ఆ! అవ్ ఆ! ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. మనము ఊరికే అదే వేసుకోకపోయినా అదే అంటారండి జనాలు. లేకపోతే మంచిగా పెళ్ళి, పెళ్ళికి ఒక్కొక్కటి కట్టినా, "పెళ్ళి పెళ్ళికి ఒకటి కడుతదే, చాలా హ్మ్, చాలా ఇదుంది ఆమెకి, అమ్మో! మస్తు స్టైల్ పడుతదే ఆమె, లేకున్నా సరే అప్పులు చేసి మరి కడుతదే" అంటారండి. ఇంకా 2, 3 పెళ్ళిళ్ళ కట్టుకోకపోతే "ఆమ అన్నిటికి ఇదే, పెళ్ళికి పెళ్ళి ప్రతి దానికి ఇదే చీర కడుతది, ఏం లేదేమో, ఏమైందో వాళ్ళ ఇంట్లో. ఏ అంత లేనట్టు ఉంది, ఏందో" అన్నట్టు నిజంగా మాట్లాడుకుంటారండి ఇదైతే. అంటే, లోకులు లోకులు కాకులు అంటారు కదండీ, అది జరుగుతదండి ఆ ఫంక్షన్ విషయంలోనైతే. ఏదేసినా మన గురించి చెప్పడమే ఉంటుందండి, మాట్లాడుకోవడమే ఉంటుంది. నేను అది విన్నానండి, ఇది విన్నానండి <chuckles> నేనైతే.
<chuckles> ఓకే. అంటే ఏది అయితే ఇది మంచి కాదు. అంటే, మనం మంచి చేసినా ఒకటే. చెడు చేసినా ఒకటే. వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టి ఆవిడ వేసుకుందో, లేదా ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నా వేసుకుందో అని ఎవ్వరు పట్టించుకోరండి. ఏదో ఒకటి అనాలి. అంటే, మనుషులు ప్ర మనస్తత్వం అంటే ఏదో ఒకటి అనాలి. అంతే అనేసారు.
ఆ! అది నిజమే. ఆ! అది అది అది <chuckles> నిజంగానండి. నిజంగా.
అయితే మీరు మంచి దుస్తులు మీరు రోజు మొత్తాన్ని మార్చగలవా? లేదా? అనుభవం ఏంటంటే, చాలా చక్కగా చెప్పారండి. మీతో మాట్లాడిన కొన్ని విషయాలు, చాలా విషయాలు తెలుసుకున్నాను. ఏంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది. త్వరలో మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలండి.
ఆ! హ్మ్. హ్మ్. చాలా చక్కగా మాట్లాడుకున్నామండి. ధన్యవాదాలు అండి.